అది ఈ చిన్న ఒక్క లేబుల్ కోసము ఎంతెంత ఖర్చు పెడుతూ ఉంటారో అండి.
అదే. అదే అండి. చాలా వృధా అండి. అంటే, అవి మళ్ళీ మనం తిరిగి అమ్మలేము. ఇంకా అది ఇన్వెస్ట్‌మెంట్‌లా గూడా కాదండి, అదే పైసలతోని గోల్డో లేకపోతే స్థలమో గొంటే
హ్మ్. కాదు. నిజమే అండి. హ్మ్. <chuckles> నిజమే. మీరన్నది గూడా కరెక్టే.
అది మన వచ్చే తరాలకి ఉపయోగపడతాయి. ఈ బ్యాగెన్ని తరాలుంటదండి, మహా అంటే మన కొడుకులకో మన బిడ్డలకో ఇస్తాము.
<giggles> అసల అప్పటిదాకా ఎక్కడ ఉంచుతావండి దాన్ని. <chuckles>
అదే. అదే. ఆ! ఎంత జాగ్రత్తగా వాడుకున్నా గాని ఒక్క తరానికి చెందుతాయి గానీ, ఇంకో 2, 3 తరాలకైతే రాదు గదా! జనాలు కూడా గ్రహించాలనమాట. ఇవన్నీ స్కామ్ససలు అంటే వీటిలో పడకుండా, లగ్జరీ అనే ట్రాప్‌లో పడకుండా మనకి నిజంగా కంఫర్టబులున్నాయి కొండం గ్రహించాలనమాట.
అదే కదా! రాదు కదా! అవును. పడి హ్మ్. అవును. ఇంకొటేంటంటే, ఈ బ్రాండనేది ఏదైతే ఉందో, ఇటు బాగా లేనోళ్ళు కొనరు, అటు బాగా ఉన్నోళ్ళు కొనరు. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనండి నిజం చెప్తున్నా గదా! బయట మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓళ్ళే ఉంటారు ఇవేసుకునే వాళ్ళు.
అవునండి. నిజమే. అంటే వాళ్ళకి ఈ సమాజంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇదే అండి ఇంకా. సమాజంలో ఒక పేరు తెచ్చుకోవాలి. ఇట్లా ఏసుకొ బ్రాండేసుకుంటే పేరు వస్తది. అట్లా అని ఉంటాయి. వాళ్ళు జేషే పని గురించి పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళున్న ఇల్లు గురించి పట్టించుకోరు. ఎప్పుడు పైసలు సంపాదించామని పట్టించుకోకుండా ఇప్పుడు ఐఫోన్ వాడితే బ్రాండ్. ఇట్లా ఐఫోన్ ట్రెండింగ్‌లో ఉందంటే, ఐఫోన్ వాడాలి. లేకపోతే, ఇప్పుడు నైకి షూసు ట్రెండింగ్‌లో ఉన్నాయంటే నైకి షూస్ గొనాలి. హ్మ్. లేకపోతే ఆ మధ్యలో ఆ ఫిడ్జెట్ స్పిన్నర్ అని ట్రెండింగొచ్చింది. ఆ ఫిడ్జెట్ స్పిన్నర్ కొని అందరి దగ్గర ఇట్లా ఊగుతూ జూపియాలి. అదేంటండి మళ్ళీ ఎవరైనా వాడారా ఫిడ్జెట్ స్పిన్నరు? ఆ ఒక్క సంవత్సరం తరువాత. అసలు పక్కనే పాడేశారు.
<laughs> ఆ! ఆ! అదే కదా! పట్టిచ్చుకోరు. నిజమే. అవును. హ్మ్. అవును. ఆ! నిజమే అండి. నిజమే. ఊపించి. <chuckles> అదే కదా!